అదేలే అదేలే. అర్ధమైంది ను నాకు చెప్పింది.
అంటే ఆ! అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా గూడా తయారవుతున్నారంటే నంబర్స్ ఇచ్చేసేసి ఇట్లా వాట్సాప్‌ని మరి ఏం చేస్తన్నారో తెలియట్లా వాట్సాప్‌లో నిజంగానే మీరన్నట్టు. నాకొక ఇన్సిడెంట్ జరిగిందండి టెలిగ్రామ్‌లో. ఆహ్, ఏంటంటే, ఆహ్, ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ అంటే, మా ఫ్రెండ్ తెలిసినమ్మాయి. తను టెలిగ్రామ్‌లో ఉంది నంబరు. తన్నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఒక రోజు ఏమని, ఆహ్, ఇట్లా నేను బాగా హె అంటే నీడ్‌లో ఉన్నాను. నాకొక థౌసండ్ రూపీస్ కావాలి. హాస్పటల్‌కెళ్తున్నాను నేను అంటే ప్రెగ్నెంట్‌ని అని చెప్పింది. చెప్పేసరికి ఓకె
హుహు. ఏంటండి? ఆ! ఓకె. ఆహా! ఏమనండి? హుహు. హ్మ్. ఓకె. అంటే మీరు వెంటనే రిప్లై ఇచ్చి డబ్బులు కొట్టారా? లేదంటే మళ్ళీ ఫోను చేసి కన్ఫర్మ్ చేసుకున్నారాండి?
అహా! రిప్లై లేదు. నేను వెంటనే తిరిగి తన నంబర్‌కి కాల్ చేశా. వెంటనే తిరిగి నేను తనం నంటే నిజంగానే చాలా నీడ్ ఉందేమో! లేదంటే ఎందుకడిగిద్దని చెప్పేసేసి రిప్లై ఇవ్వకుండా కాల్ చేశా నేను. కాల్ చేస్తే ఆహ్, ఒక వన్ టైం లివ్ కాల్ అంటే చేయలేదన్నమాట. ఆహ్, లిఫ్ట్ చేయలేదు. సో, స రెండు మూడు సార్లు చేస్తే లిఫ్ట్ చేసింది. ఏంటి ఇట్లా ప్రాబ్లమ్ అంట కదా! ప్రెగ్నెంట్ అంట కదా! ఏమైంది? మరెంత కావాలో చెప్పు? నా దగ్గర ప్రెజెంట్ అయితే మరి 2000 ఉన్నాయి. ఇంకా అంతకుమించి కూడా నా దగ్గర లెవ్వు అని చెప్పేసన్నా. అంటే ఆ అమ్మాయి షాకయ్యి "అసలు నే‌న్నేప్పుడు అడిగాను నిన్ను? నేనడగలేదసలా. మెసేజ్ కూడా చేయలేదు కదా! అసలు అది కాకుండా నేనసలు ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కాదు. నీకెవరు చెప్పారు నేను ప్రెగ్నెంట్ అని" చెప్పేసేసనంది. మరి ఇట్లా నాకు టెలిగ్రామ్‌లో ఇట్లా మెసేజ్ వచ్చింది.
ఓకె. ఓకె అండి. ఆ! ఆ! ఓకె. హ్మ్. ఆ! అండి. ఓకె. వామ్మో! అయ్యో! ఆ స్క్రీన్‌షాట్ తీసి పెట్టారాండి? అడిగారా?
ఆ! స్క్రీన్‌షాట్ తీసి పెట్టానన్నమాట నేను. మరిట్ల మెసేజ్ వచ్చింది అనంటే, ఆహ్
ఓకె. అదేలెండి. అదే. మనం అడగాలి కదా మరి. కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఏంటనేది?
ఆ! అడిగాను. అడిగితే అస్సలు నువాళ్ళకొక్క రూపీ గూడా పే చేయొద్దు. ఏమో తెలీదు, నేనైతే అసలు నీకు మెసేజ్ చేయలేదు. ఒకవేళ నాకు డబ్బులు కావాలంటే నీకు కాల్ జేస్తాను గదా! ఇట్లా వాట్సాప్ ఉంది నేను టెలిగ్రామ్‌లో నీకెందుకు మెసేజ్ చేస్తాను? అని చెప్పేసందనమాట. ఆహ్, సో ఏంటంటే ఈ టెలిగ్రామ్ ఒకటి, వాట్సాప్ ఒకటి, యూ గుడ్‌గా యూజ్ చేసుకోవట్లేదు ఎవరు కూడా. ఏదైనా సరే చెడు కోసమే యూజ్ చేస్తన్నారు ప్రతి ఒక్కల్లు. హ్మ్, అవును. అది కరెక్ట్ కాదు కదా మరి. అయి ఆ!
ఆ! అండి. అదేలే. ఏం చేయాలి? అదే కదండీ! చెడుకు వాడతన్నారు. ఫ్రాడ్ గాని, అదే కదండీ! నిజమే అండి. అంటే మీరిప్పుడు మీ ఫ్యామిలీకో మీ ఫ్యామిలీ‌కి సెపరేట్‌గా గ్రూప్ ఉందాండి? అంటే ఏమన్నా విశేషాలు గాని, పండగలు గాని షేర్ చేసుకుంటూ ఉంటారు గదా! మెయిన్ గ్రూప్ ఉందా?
ఆ! ఉంది. మా ఫ్యామిలీ కంటే, మా సిస్టర్‌కి ఓన్లీ మా సిస్టర్స్‌కే ఉందనమాట. అంటే మాకు కొంచెం ఆడజాతెక్కువనమాట <giggles> మాది. సో ఆడపిల్లలం ఎక్కువ ఉంటాం. సో అందరిది ఒక గ్రూప్ ఉంటది. ఇంకా ఏ విషయమైనా సరే అందులోనే షేర్ చేసుకుంటాం. మంచైనా, చెడైనా, తిట్టుకోవడం గానీ, కొట్టుకోవడం గానీ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటారు. అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో ఉండడం వల్ల అదొక గ్రూప్ క్రియేట్ జేసుకొని అందులోను నేనే పెద్దమ్మాయిని. వాళ్ళందరికీ నేనే అక్కని.
అబ్బో! సరే. ఆ! ఓకె. ఏం చేయాలి? ఏంటి? అదేలేండి ఫొటోలు గాని. అదేలేండింకా. ఇప్పుడు హ్మ్, అదన్

మీకు అలాగ ఒక సంఘటన జరిగిందండి. మీకు ఇప్పుడు ఉన్న సైబర్ వర్ల్డ్‌లో ఇప్పుడు స్కై సైబర్ అటాక్స్ అని బా జరుగుతున్నాయి. మీకైడియా ఉండుంటది ఇప్పుడు ఒక గ్రూప్లో జాయినైన తరువాత మా పెద్దనాన్న గారు ఉంటారండి మీకొ సంఘటన జరిగింది చెప్పమంటారా? మా పెద్దనాన్న గారు ఏంటంటే ఆ! ఒక లి లింకొచ్చిందండి అలా క్రోమ్ నుంచి లింకొస్తే వాట్సాప్ గ్రూప్లో జాయినవ్వమంది, జాయినైనారు. తర్వాత అదేదో యాప్ లింకొచ్చిందండి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసి అ ఎ‌లవ్ ఉంటది కదండీ, ఎ‌లవ్ లేదంటే డిక్లైన్ అని, ఎ‌లవ్ అని కొట్టేశారండి యాప్ పేరు చూడడానికి. ఎ‌లవ్ కొట్టేసిన తర్వాత వెంటనే ఏమైంది అనుకున్నారు, ఆ వాట్సాపు అనేది లాగౌట్ అయిపోయి అతనూ అతను హ్యాండోవర్ లోకేళ్ళిపోయిందండి. వెళ్ళిపోగా ఆయన ఏం చేస్తాడు బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ కొట్టేసాడు. తర్వాత వాట్సాప్ లాగిన్ అయ్యి, వాట్సాప్లో మా పెద్దనాన్న వాళ్ళ చుట్టాలు, బంధువులు ఇదంతా ఉంటారు కదండీ, వాళ్ళకి ఎలాగ "నాకు యాక్సిడెంటైంది. కొద్దిగా అర్జెంట్‌గా మనీ కావాలో ఒక 20,000 కావాలో పంపండి అని క్యూఆర్ కోడ్ పెట్టి" అలా చేసి, చాలా మంది దగ్గర ఒక 1,50,000 దాకా లూటీ చేసేసాడండి అలాగా. ఒక్కరోజులోనే ఇదంతా. కంప్లెయింట్ ఇచ్చేలాగా. అలా జరిగిందండి. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు. ఈ ఈ ఇక్కడే కాదండీ. ఇంకా మన స్టేట్స్‌లో, ఇండియాలో మొత్తం ఈ సైబర్ అటాక్లు జరుగుతున్నాయి, మీరు చూసే ఉంటారు. పోలీస్‌లు కూడా చెప్తున్నారు. ఈ మధ్యన ఏమన్నా ఈ చలాను
ఓకే. ఆ! చెప్పండి. చెప్పండి. ఓకే. అవును. అవును. అవును. ఓహ్! ఓహ్! ఓకే. అవును. అవును. బాబోయ్! బాబోయ్! అవును. నిజంగానే నాకు రీసెంట్‌గా, నాకు రీసెంట్‌గా ఏం జరిగిందంటే ఒక నెంబరోచ్చింది. సో, అంటే నార్మల్ మెసేజ్ ఒచ్చింది, "మీకెమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలంటే గనక ఇట్లా కాంటాక్ట్ అవ్వండి ఇది వాట్సాప్లో మెసేజ్ చేయండి" అని జెప్పేసేసి నంబరోచ్చింది. నెంబరొస్తే ఓకే అని చెప్పేసేసి నంబర్ తీసుకొని నేను ఇంక నా వాట్సాప్‌కెళ్ళేసేసి మెసేజ్ చేశా. ఇట్లా మెసేజ్ చేశానో లేదో నా వాట్సాప్ అనేది బ్లాక్ చేసేసాడు వాట్సాప్ వాడు.
ఆ! అండి. ఓకే. ఓకే. అండి. ఆ! అండి.
అయితే నాకున్నది ఒకే ఒక్క పర్సనల్ నంబర్.
మెసేజ్ చేసాక మీ వాట్సాప్ బ్లాక్ చే ఆ! వాట్సాప్ బ్లాక్ చేసారా? లేదంటే ఆ నెంబర్‌ని బ్లాక్ చేసారా? వాట్సాపె మొత్తానికి అదెలా అండి?
ఆ! వాట్సాప్ బ్లాక్ చేసేసాడు. నం ఆ! నేను బ్లాక్ చేయలేదు. వాట్సాపె వాట్సాపేకౌంట్ నాది బ్లాకైపోయింది.

సరిపోయింది. ఇదే కదా ట్విస్ట్ అంటే!
ఆ! జా "అదేంటి జాయిన్ చేపించడం ఏంటి? వర్క్ ఇస్తానన్నారు. వర్క్ ఇస్తానన్నోళ్ళు వర్క్ ఇవ్వాలి. లేదంటే ట్రైనింగ్ ఇవ్వాలి. సో, అక్కడ వరకే ఉండాలి గాని, మళ్ళీ ఇంకొక ముగ్గురినేంటి?" అని అడిగాను నేను. అడిగితే వాళ్ళ టీ పౌడర్‌ని పెంచుకోవడం కోసం ఇట్లా ఇంకొక త్రీ మెంబర్స్‌ని జాయిన్ చేపించమంటున్నారు. ఇదేం ఫ్రాడ్ కాదు. మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారని" చెప్పేసేసి ఇంకొక త్రీ మెంబర్స్‌ని జాయిన్ చేపించింది పాపం.
అంతే కదా! ఆ! అండి. హ్మ్. అయ్యో! వాళ్ళకేమో అక్కడున్న లోన స్కామ్ అర్థం కాదు కదండీ! వాళ్ళకి, వాళ్ళు డబ్బులు నొక్కడానికి.
హ్మ్. మళ్ళీ ఇంకొకటి తెలుసా! త్రీ మెంబర్స్‌ని జాయిన్ చేపించిన తరువాత తనని ఇంకొక వేరే గ్రూప్‌లో జాయిన్ చేపించారు. గ్రూప్‌లో ఆ గ్రూప్‌లో జాయిన్ చేపించిన తరువాత మళ్ళీ, "ఇంకొక టూ మెంబర్స్‌ని జాయిన్ చేపిస్తేనే మీకు కాల్స్ అనేవిస్తాం మాట్లాడడానికి కస్టమర్స్‌తో" అని చెప్పేసి అన్నారండి.
ఆ! అండి. వామ్మో!
నేనన్నాను కదా! "నువ్వు ఇంకొకళ్ని జాయిన్ చేపించినా సరే! నేను ఊరుకోను" ఆ! అంతే కదా! స్కామ్ పెద్ద స్కామ్ అదసల.
మొత్తం చూడండి అసలు. స్కామ్ అసలు. అదే కదండీ! అదే కదా!
ఈ వాట్సాప్ నుంచి కానివ్వండి, లేదు అంటే టెలిగ్రామ్ ఒక సోషల్ మీడియా ప్రతి ఒక్కటి స్కామే జరుగుతుందిప్పుడు.
నిజమే అండి. ఈ వాట్సాప్‌కన్నా టెలిగ్రామ్ మరీ దారుణం అండసలు. బెట్టింగ్ యాప్స్ అని లేదంటే ఇలాంటివన్నీ.
అంటే అవును. టెలిగ్రామయితే చెప్పక్కర్లేదు. అది నిజమే ప్రతి ఒక్కరిలో టెలిగ్రామ్ టెలిగ్రామ్ మీకు టెలీ టెలిగ్రామ్ ఐడీ ఉందా? టెలిగ్రామ్ ఐడీ ఉందా? ఇదే పని.
ఆ! అదే అండి. అదే కదండీ! ఆ!
సో, వల్ అంటే మన మన అం అంత ఫ్రాడ్ అని అనుకోకూడదు. ఆ! చెప్పండి?
ఇదే జరుగుతుందండి. ఇప్పుడు మరి వాట్సాప్‌ ఆ! అదేలెండి. కొంత మంచి కూడా ఉంటది మీరన్నట్టు. ఎలాగంటే ఇప్పుడు కొంతమందేంటంటే, ఇప్పుడు ఎవరంటే న్యూస్ చదవడం కూడా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు కొంతమంది న్యూస్ పేపర్‌లు ఇవన్నీ కూడా చదవడం మానేశారండి. ఇప్పుడేదన్నా గ్రూప్‌తో కూడ ఆహ్, గ్రూప్ ఉందంటే ఆ గ్రూప్‌లోనే ఆ రోజు డైలీ న్యూస్ ఏం జరిగిందా? ఆ రోజు ఏమసలు స్ట్రీట్‌లో ఏం జరుగుతుందో మొత్తం అన్నీ అక్కడ పెడుతుంటారు. దానివల్ల కూడా చెప్పాలంటే చాలా యూజ్ ఉంది. అంతే కదండీ!
హ్మ్. అవును. అవును. మ అవునవును. కొన్ని గ్రూప్స్ ఏంటంటే మంచిగా ఉంటాయి. అం అంటే ఎలాంటివి అప్‌డేట్స్ మీరన్నట్టు న్యూస్ అప్‌డేట్స్ కానివ్వండి, లేదా సమ్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా రోడ్డు ప్రాబ్లమ్స్, లేదంటే ఇట్లా బస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, అలాంటివున్నాయి ట్రైన్ గురించి. సో, అలాంటి మంచి గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫ్రాడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే. కాకపోతే ఏంటంటే మనం వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి ప్రజెంట్ జనరేషన్. అంటే హ్మ్. వాళ్ళకేమి అర్థం కావట్లేదన్నమాట ఇది.
అవునండి. అదే అండి. అవునండీ. నిజమే అండి. అదే కదండీ! మీకు అలాగే